ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఆనందం ఒచ్చినా, దుఖం ఒచ్చినా ప్రతీదీ కూడా ఫస్టు వాళ్ళు షేర్ చేసుకునేది ఆన్‌లైన్‌లో. సో, అలాగే మీరు కూడా ఆన్‌లైన్‌లో మీ యొక్క సంతోషాన్ని, లేదంటే దుఖాన్ని పంచుకుంటూ ఉంటారా? ఒకవేళ పంచుకుంటూ ఉంటే, ఎట్లాంటి సమయాల్లో మీరు పంచుకుంటూ ఉంటారు? కొంచెం మీరు మాకు వివరించగలరా?
అవును. నాకండి చిన్నప్ప అంటే చిన్నప్పడు నుండి చిన్నప్పటి నుంచి కాదు. ఉ అంటే ఆన్‌లైన్‌, ఈ యాప్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, ట్విట్టర్ ట్విట్టర్‌లో నేనేమి పోస్ట్ చేయలేదు ఇప్పడి వరకు. నేను ఎక్కువగా యాక్టి‌వ్‌గా ఉండేదల్లా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్ చాట్ ఈ 3 వాటిల్లో నేను ఎక్కువగా...
హ్మ్. హ్మ్.
యాక్టి‌వ్‌గా ఉంటూ ఉంటాను.
ఓకే.
ఇంకా నేను ప్రతీదీ అంటే ఆహ్, అన్నీ ఏమీ నేను పోస్ట్ చేయనండి. నాకు నచ్చింది.
మీకు నచ్చింది అంటే ఎట్లాంటి పోస్ట్ చేస్తూ ఉంటారు? అంటే మీరు డైలీ రోజు చేసే పనులు చేస్తూ ఉంటారా? లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చేస్తూ ఉంటారా? లేదంటే ఇంట్లో ఉన్నప్పుడే ఆహ్, నేనిట్లా చేస్తున్నాను, నన్నిట్లా తిట్టారు అని చెప్పి అలా కూడా చేస్తూ ఉంటారా?
నేను పోస్ట్ చేస్తాను. అలాంటివి ఏమి పోస్ట్ చేయనండి. ఉంటారండి. కొంతమందుంటూ ఉంటారు. అలాంటివి పోస్టులు జేస్తూ ఉంటారు. నాకు ఇలా జరిగింది, ఎలా అంటేనండి, ఎలాంటివి పోస్ట్ చేస్తారంటే, ఒకళ్ళు అంటే ఒకరు ఒకరి మీద హర్ట్ అయ్యారు. వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అయ్యుండొచ్చు, రిలేటివ్ అయినా అయ్యుండొచ్చు, ఒక ఫ్రెండ్ అయినా అయ్యుండొచ్చు.
అవునండి. ఖచ్చితంగా. అవునండి. ఎ హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. అవునండి.
ఎవ్వరైనా సరే. ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళకి పడదు. వాళ్ళని వాళ్ళు ఒకరినొకరు దూషించుకోవడం కోసం, ఒకరి గురించి ఒకరు తిట్టుకోవడం కోసమని చెప్పేసి, వాళ్ళు పెడతారనమాట. కొన్ని కొన్ని స్టేటసులు పెడతా ఉంటారు. ఏదైనా ఒక మాట మాట ఒస్తే వెంటనే నీకు ఇలా, ఇలా అని చెప్పేసి నువ్వు మర్చిపోయావు ఇలాంటివి పెడుతూ ఉంటారు కొంతమంది.
హ్మ్. హ్మ్. అవునండి. నేను చాలా చూసాను అలాంటివి. సో, మీకు కూడా ఇలాంటి సందర్భాలు ఏమన్నా ఎదురయ్యాయా?
అవునా అండి. ఆ! అయ్యాయండి. యాయ్
మీ స్నేహితులు‌ గాని, మీ చుట్టాలు గానీ లేదంటే ఆహ్, మీకు తెలిసిన వాళ్ళు గానీ ఇలాంటి పోస్టులు పెట్టి, వేరే వాళ్ళని దూషించడము, లేదంటే ద్వేషించడము ఆహ్, మీరుగాని చూసారా? విన్నారా? విన్నా
ఆ! చూశానండి. చెప్పాలి అంటే గనక అండి. నేనైనా సరే ఒక యాటిట్యూడ్ కానీ ఏదైనా ఒక కొటేషన్ జూసినప్పుడు ఎప్పుడు ఎయిటీన్స్‌లో అంటే చిన్న ఏజ్ ఉన్నప్పుడు అదేదో పెద్ద మనమే పెద్ద తోపు అన్నట్లు పెట్టడాలు, అంటే నిబ్బి నిబ్బా స్టేజ్ అంటారు జూసారా?
హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> ఓకే. అవును.
ఆ స్టేజ్ <chuckles> ఉన్నప్పుడు ఇలాంటివి నేను కూడా చాలా రకాలు పెడుతూ ఉండేదాన్ని. అవే కాదు. ఆహ్, స్టేటస్ అంటే కొంచెం బావుంది. సాంగ్ నచ్చగానే స్టేటస్లు పెట్టడం. లేదు అన్ అంటే తెలిసేది కాదు. ఇప్పుడేంటి అంటే గనక ఒక ఏజ్ ఒచ్చిన తర్వాత
హ్మ్.
ఆ! పెట్టడం ఎందుకు? అవసరమా? దానివల్ల ఏమో ఇదే కాదండి బాబు. ఒ ఎవరిదైనా ఒకళ్ళ పుట్టిన రోజు ఉంటది. నాదే నాకు పుట్టిన రోజు అనుకుందాం.
హ్మ్. హ్మ్.
నేనే స్టేటస్ అంటే ఆహ్, ఎవరో పెడతారు. నన్నెవరో మెన్షన్ జేస్తారు. ఇన్ ఈ మధ్య కాలంలో ఇవి ఇన్స్‌టా స్టోరీస్‌లో ఎక్కువైపోయింది. లేదంటే వాట్సాప్ స్టేటస్‌లో కూడా స్క్రీన్‌షాటులు దీస్తారండి బాబు!
అవునండి. నేను చూసాను. <sniffs>
స్క్రీన్‌షాటులు దీసి ఒక ట్రైన్‌లాగా ఒక బోగీలాగా ఎన్ని పెడతారనుకుంటున్నారు ఒక 30, 40 పెడతారు. అది చూడాలన్నా కూడా చిరాకొస్తుంది. అంటే అన్ని వాటికి మనం రియాక్ట్ అవ్వాల్సినవసరం లేదు. ఎలా ఉంటుందంటే నా పుట్టిన అంటే తెలినోళ్ళకి కూడా తెలియజేసి, నా పుట్టినరోజు అన్ నేనైతే కొంతమందికలానే విష్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే. నాకు తెలీదు పుట్టినరోజని. వాళ్ళు బెడతారు
<giggles> <giggles> హ్మ్. హ్మ్. <giggles> అవునండి. అందరివి మనకి గుర్తుండవు గదా! అందరి పుట్టినరోజులు పెళ్లిరోజులు ప గుర్తుబెట్టుకోవడానికి మనమేమి రోబో కాదు గదా! <giggles>
<chuckles> అవునండి. అవును. కాబట్టి అలాంటివి అలా పెడుతూ ఉంటే మనమెందుకు చెప్పుకోవాల్సినా అంత అవసరమేముంది అని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉంటానండి. అది గూడా ఒక భోగిలాగా పెడతా. నేనైతే చూడను గూడా చూడననమాట. అది స్కిప్ చేసేస్తాను.
ఓకే.
చిరాకొస్తది చెప్పాలి అంటే. ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది ఆహ్, నేనీమధ్య కాలంలో ఇన్స్‌టాలో మా జూనియరనమాట. నా స్కూలులో జూనియర్ ఆ అమ్మాయి.
హ్మ్. హ్మ్.
ఆ అమ్మాయికి నన్ను ఆహ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదో గొడవలు ఆన్ ఉన్నట్లున్నాయి. వాళ్ళ హస్బెండ్‌తోనో లేకపోతే ఎవరితో, హ ఇంకా ఎవరితో ఉంటాయి హస్బెండ్‌తోనో, లవర్‌తోనో వీళ్ళతోనే కదా! ఉండేది.
ఓకే. ఆ!
తను రోజు పెడుతుంది. ఆహ్, హస్బెండ్లు గురించి కానీ, ఇలా ఇలాంటివన్నీ నీకేదన్నా బాధ ఉంటే నువ్వు వాళ్ళతో తేల్చుకో.
హ్మ్. హ్మ్.
స్టేటసులు పెట్టి నలుగురికి పంచి అంటే విన్ అ వాళ్ళన్నితే అంటే ఇంట్లో విషయాలన్నిటిని కూడా మనం బయట అందరికీ చెప్తున్నట్లు ఉంటుంది. నిన్ను ఎవరైతే ఫాలో అవుతారో
అవునండి. అదైతే ఖచ్చితంగా. ఎందుకు అంటే, ఇప్పుడు మనకేమన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనము ఎవరితో అయితే ప్రాబ్లమ్ ఉందో వాళ్ళనే మనం డైరెక్ట్‌గా పిలిచి లేదంటే మాట్లాడడం, అట్లాంటివి చేయాలి గానీ, ఇలాగ స్టేటస్ అట్ట పెట్టితే మనకేమొస్తుందండి? ఏమీ రాదు కదా!
అవును. అవును. అడగాలి. ఖచ్చితంగా అండి. అవును. ఏమీ రాదు. చెప్పాలంటే నలుగురితో మన లైఫ్‌ని మనం అల్లరిపాలు చేసుకున్నట్లుంటుంది. అవతల వాళ్ళు చూసి ఏంటిది నేను ఆల్రెడీ నిజం చెప్పాలంటే ఆ అమ్మాయికి నేను మెసేజ్ చేశాను. ఏంట్ అరే ఇలా పెట్టడం కరెక్ట్ కాదు. నేను నిజంగా నేను ఆ మెసేజ్ చేశాను ఆ అమ్మాయికి. ఎందుకు అంటే, ఎందుకు? ఏమొస్తది? ఏమీ రాదండి. ఆ అబ్బాయిని అల్లరిపాలు చేయడమవుతుంది, లేదా ఈ అమ్మాయి అల్లరిపాలవడం అవుతుంది. అంటే ట్రూ కలర్స్ అనేవి తెలుస్తాయి. బిఫోర్ మ్యారేజ్ ఇట్లుంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్లుంటారు. ఓకే. అది జే కామెడీ వరకు ఓకే. అంటే జోక్‌గా కానీ, జోవియల్‌గా గానీ అది ఓకే. కొన్ని కొన్ని సార్లు ఆహ్, మనం కొన్నిసార్లు కొన్ని వింటూ ఉంటాము. అ ఎంత మనం పబ్లిక్‌గా ఉంటామో, ఆహ్, మన లైఫ్‌ని ఎంత పబ్లిక్ చేస్తామో, అంటే వేరేమీ కా తప్పుగా కాదు. అంటే దిష్టి తగులుతది, దిష్టి తాకుతది అంటారు ఇట్లాంటివి. ఏమో అన్నీ కొన్ని కొన్ని నమ్మొచ్చు.
అవునండి. హ్మ్. హ్మ్. ఓకే. అవునండి. ఖచ్చితంగా. <giggles> హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్.
అలాంటివి కూడా నమ్మాలి. అంతే కానీ ఆహ్, ప్రతీది ప్రతీది నేను జరుగుతున్నది నేను ఈ ట్రిప్ వెళ్లాను, ఆ ట్రిప్ వెళ్లా, నేను ఇది చేశాను, అది చేశాను. ఓహో! ఇలానా, అంటే నీకు నచ్చని వాళ్ళు చాలామందుంటారు. నిన్ను ఫాలో అవుతూ ఉంటారు. లేదు అంటే గనక ఏదొక రూపంలో వాళ్ళ నీ గురించి తెలుసుకుండానికి ట్రై చేసే వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు.
హ్మ్. హ్మ్. ఓ
ఎందుకు? అవసరమేముంది? అని నా అభిప్రాయమండి.
ఓకే అండి. ఇప్పుడైతే మీరు చెప్పిందల్లా వేరే వాళ్ళెవరైనా <smacks lips> ఇట్లాగా వాళ్ళ బర్డే అని చెప్పేసి, ఇట్లాగా వాళ్ళు నన్ను విష్ చేశారు, వీళ్ళు నన్ను విష్ చేశారు, అని చెప్పి ఆహ్, స్టేటస్‌లో పెట్టుకున్నప్పుడు మనకనిపిస్తది. అరే! మనం విష్ చేయలేదుగా మనం ఫోటోలు పెట్టలేదు అని చెప్పి మనం మనం బెడతాం. ఆ ట్రైన్ భోగీలో మనకు మనది కూడా ఒకటే యాడ్ అయిపోతది ఒక ఒక భోగి.
అవును. అవును. ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా. అలాంటివి యాడ్ అయినవి గూడా ఉన్నాయండి. <chuckles> నేను గూడా అలా యాడ్ జేయించుకున్న రోజులున్నాయి. అంటే ఎవరో పెట్టారని జెప్పేసి నేను గూడా పెట్టడం. హ్మ్.
<giggles> సో ఆ! ఓకే అండి. ఇప్పుడు ఆహ్, వాళ్ళెవరో పెట్టడము మీకు మంచిగా అనిపించకపోవడము, కొన్ని మంచిగా అనిపించడము, బానే ఉంది. ఎప్పుడైతే మీరు ఆహ్, ఇట్లాగా బయటికి వెళ్తున్నప్పుడు స్నాప్ తీయడము, నేనిక్కడున్నాను అని చెప్పి అట్లా పెట్టడము, మీరు పెట్టినప్పుడు ఎవరైనా మీకు పాజిటివ్‌గా రెస్పాన్స్ అయినా ఆహ్, ఏమంటారు? సందర్భాలున్నాయా?
సందర్భాలంటేనండి ఇప్పుడు మనమొక ఆహ్, నేనైతే స్నాప్స్ అనేది ఏదో ఎప్పుడైనా ఒక్కసారి నా ఫేస్ అనేది పెట్టడం అట్లాంటివి జేస్తూ ఉంటాను. నైంటీనైన్ పర్సెంట్ అయితే గనక ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు బందరు అంటే ఒక ఏదన్నా ఒక రోడ్లు కానీ ఏదన్నా ఉంటాయి కదా! మనం వెళ్ళేవి. స్ట్రీట్స్ కానీ ఏదన్నా ఊరు కానీ అవి నేను పెడితే నేను ఒక మాల్‍కి వెళ్తే నేను అక్కడ పెట్టాననుకోండి. ఒక స్నాప్ అనేది పెట్టాను. దేనికోసం పెట్టాను ఒక స్ట్రీక్ మెయింటైన్ జేయడం కోసం ఫ్రెండ్‍తో స్ట్రీక్ మెయింటైన్ జేయడం కోసం నేనొక స్నాప్ పెట్టాను. అక్కడ అదే ఫ్రెండ్ ఎవరైతే ఎవరో సమ్ ఎక్స్, వై, జెడ్ ఉన్నారు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
వాళ్ళు గూడ సేమ్ అదే ప్లేస్‍లో ఉన్నారనుకోండి. అరే! నేను ఇక్కడే ఉన్నాను. నేను ఈ టైమ్‍కున్నాను. అంటే మనం అక్కడ ఒకవేళ నేను ఎప్పడికో చూసుకున్నాను ఆ మెసేజ్ అనేది అనుకుందాం.
<chuckles> హ్మ్. హ్మ్. హ్మ్.
ఓహో! తనుగుడా ఈ టైమ్‍కొచ్చారనుకుంటా, తనుగుడా ఈ టైమ్‍లో ఉందనుకుంటా అనే ఫీలింగ్ అనేది మనకొస్తుంది. అరే! మనం చూడలేకపోయామే, అదొకటి. ఇంగొకటి ఏంటి అంటే గనక ఏదైనా ఒక ఫోటో అనేది మనం మంచిగా ఒక స్నాప్ అనేది తీశామనుకోండి. అది మనము ఒక స్టేటస్‍లో పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు అరే! భలే! తీశావు. బావుంది. బా ఒచ్చింది.
హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్.
అని అనేవాళ్ళు గూడా ఉంటారు.
అవునండి. ఖచ్చితంగా. ఆహ్, మనకి పాజిటివ్ రెస్పాన్స్ ఒస్తుంది, అలాగే నెగెటివ్ రెస్పాన్స్ కూడా ఒస్తుంది. కదండీ! అలాగే ఇప్పుడు
ఖచ్చితంగా వస్తుందండి. అవును వస్తుంది. అవును. నె నెగెటివ్ అనేదైతే చెప్పరండి. అందరూ చెప్పరు.
<clears throat> ఓకే. ఆ! నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో మీరు ఆహ్, మీ యొక్క సంతోషాన్ని పంచుకున్నప్పుడు మీరు చెప్పారు. ఇట్లాగా ఆహ్, ఏమంటారూ, పాజిటివ్ రెస్పాన్సు ఒస్తుంది, నెగెటివ్ రెస్పాన్సు ఒస్తుంది. అలాగే మీరు ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా ఆహ్, మీక్ మీకు బాధాకరంగా అనిపించిన సందర్భాలు పెట్టినవి ఉన్నాయా? పంచుకున్నవి ఉన్నాయా? ఇప్పుడు మిమ్మల్ని ఒక సపోజ్ ఒకద ఉదాహరణకి మిమ్మల్ని ఎవరో తిట్టారు. అలాంటప్పుడు మీరు ఏమన్నా పెడుతూ ఉంటారా ఆన్‌లైన్‌లో నన్ను వీళ్ళు తిట్టారు అనా! లేదంటే ఏదో ఒక కొటేషన్ పెట్టి వాళ్ళకి కూడా ఎప్పుడోకప్పుడు ఇలాగ జరుగుతుందా? అని చెప్పేసి అట్లా పెట్టడము, అలాంటివి ఏమన్నా చేస్తూ ఉంటారా?
అవును. ఆ! ఉన్నాయండి. నేను చేశానండి. చేయలేదు అని చెప్పను. కానీ ఇప్పుడు ఒకప్పుడైతే గనక చేశాను. అలాంటివి పెట్టేదాన్ని, అలాంటివి స్టేటస్‌లో పెట్టేదాన్ని, రివర్స్ మాట్లాడేదాన్ని. లేదు అంటే స్టేటసుల్లో వాళ్ళు ఏదైతే పెట్టారో దానికి రెస్పాండ్ అయ్యేలాగా ఇంకొకటి పెట్టడం కానీ, లేదంటే సాడ్‌గా ఉన్నప్పుడు పెట్టడం గానీ, ఇలాంటివి చేసేదాన్ని. కానీ, అలా చేయడం వల్ల ఏమీ రాదు, అని చెప్పేసి గమ్మునుండడం స్టార్ట్ చేశాను ఈ మధ్య కాలంలో నేనండి.
<coughs> ఓకే. ఓకే. ఓకే. ఆహ్, ఇప్పుడు అలాగే ఆహ్, ఒకవేళ మీరు చేసినప్పుడు ఆహ్, ఏమంటారు హ్మ్. వాళ్ళు ఎవరూ స్పందించలేదనుకోండి మీరేదైనా పెట్టినప్పుడు, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫస్ట్ ఆహ్, ఇప్పుడు వాట్సాప్‌లో మీరొక స్టేటస్ పెట్టారు. నేను చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పేసి. కానీ ఎవ్వరు మీ ఫ్రెండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ గాని, లేదంటే మీ చుట్టాలు గాని, ఆఖరికి మీ హస్బెండ్ కూడా ఆహ్, ఏమైంది? అని చెప్పి ఏమి అడగలేదనుకోండి, అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుందండి?
హ్మ్. ఓకే. పర్లేదు. అవునండి. మనం పెట్టుకున్నది స్టేటస్ అనేది చూడ్డం కోసం పెట్టుకుంటామండి. అంతేగాని రెస్పాండ్ అవ్వాలి. ప్రతీది నేను పెట్టిన దానికి రెస్పాండ్ అవ్వాలి అనేది రూలే ఉండదు. మనం ఎళ్ళి వాళ్ళని అడగలేము. ఒకవేళ ఇఫ్ ఇన్‌కేస్ మన అమ్మా నాన్నని కానీ, మీరన్నట్లు లవ్వర్ గానీ, హస్బెండ్ గానీ, లేదా ఇంట్లో అన్నయ్యలు కానీ, తమ్ముళ్ళు, అక్కలు వీళ్ళనికి మన వీళ్ళని వెళ్ళి మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది కానీ బయట అందరిని మనమడ ఏంటి నేనిలా పెట్టాను? దేనివలన? ఎందుకు? అని చెప్పి ఎవ్వరు అడగరా? అని చెప్పేసి వాళ్ళని మనం క్వెషన్ చేయగలుగుతాము.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.
ఇంకా బయట వాళ్ళని మనం చేయలేము. ఏంటి? ఎందుకు? అని చెప్ వాళ్ళకేం రూల్ ఉంది? నువ్వు స్టేటస్ పెట్టావు, వాళ్ళు జూస్తారు. అది ఇంక వాళ్ళకి. ఇంగ అంతకు మించి ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వాలని ఉండదు కదా!
అవునండి. మీరుకి చెప్పింది కరెక్టే. ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వాలనీ ఏముండదు. కాకపోతే <clears throat> ఎప్పుడైతే ఆహ్, వాళ్ళు ఆహ్, కామెంట్ చేయలేదు. ఓకే బానే ఉంది అని చెప్పి అనుకుంటామా? అరే! కామెంట్ చేయలేదు కదా! మనం ఏమన్నా తప్పు పెట్టామా అని చెప్పి అట్లా అనిపిస్తుందా మీకు?
అహా! లేదండి. నాకు ఇలాంటిదొక సిచ్యుయేషన్ ఉంది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ఎప్పుడైనా పెట్టినప్పుడు ఆహ్, ఇంట్లో వాళ్ళకంటే గూడా బయట ఫ్రెండ్స్ ఉంటారు గదా! మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ఒకళ్ళున్నారనమాట. వాళ్ళని నాకు నేను ఇలా పోస్ట్ పెట్టాను ఎలా ఉందని జెప్పి అడిగేసి, సరైతే ఒక కామెంట్ పెట్టు అని జెప్పి అడుగుతాను.
హ్మ్. హ్మ్. ఓకే అండి. హ్మ్. <giggles> ఓకే. మీరది దేంట్లో అయినా అలాగే జేస్తార? ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ, అలాగే ఇంకా ఏం చెప్పారు? స్నాప్‌చాట్‌లో గానీ, దేంట్లో అయినా గూడా మీరు పెట్టి మీ ఫ్రెండ్స్‌కి చెప్తారా? లేదంటే ఫార్వర్డ్ చేస్తానని ఇట్లాగా అప్‌లోడ్ చేశాను యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ
హ్మ్. అంటే ఆహ్, ఇన్ అంటే నేను నాకు ఛానెల్ ఉండేదండి ఒకప్పుడు. నేను డైరెక్ట్ దాన్ని ఏం చేసేదాన్నింటే, వాట్సాప్ స్టేటస్ పెట్టేసుకునేదాన్ని. లింక్‌ని అప్‌లోడ్ చేసేసుకునేదాన్ని. ఆ లింకు పెడితే వాళ్ళు క్లిక్ చేసి చూసేవాళ్ళు చూసే కానీ, కామెంట్ చేయ అంటే మనం లైక్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండి అని జెప్పి మనం ఆ వీడియోలోన జెప్తాము, లేదు అంటే గనుక, మనం ఏ కంటెంట్ అయితే లింకు కాపీ చేసి పేస్ట్ చేస్తామో, దాని కింద గూడా, ప్లీజ్ లై అంటే కాప్శన్ కింద ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అని జెప్పి పెడతాం గానీ, ప్రతి ఒక్కరికి ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానెల్స్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే గనుక, నాకు ఎంతమంది ఫ్రెండ్స్ అయతారో ఆహ్, ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా సరే, ఫేస్‌బుక్‌లో అయినా సరే, వాట్సాప్‌లో అయినా సరే, వేటిల్లో అయినా సరే, ప్రతి ఒక్కరికి షేర్ చేసి అడిగడం స్టార్ట్ చేసేదాన్ని. ఒ ఒక విషయం చెప్పనా! మన వాళ్ళ కంటే కూడా, బయట వాళ్ళ ఎవరైతే చూస్తారో ఎవరికి నీడుండి వాళ్ళు చూస్తారో, అది కరెక్ట్ అని నా ఒపీనియన్. అంతేగాని మనం పెట్ ఓకే. నీకు ఫాలోవర్స్ ఉంటారు, నీకు సబ్‌స్క్రైబర్స్ ఉంటారు. నీ కంటెంట్ జూస్తారు. ఒకవేళ నువ్వు ఏదో ఒక ఆహ్, ఒకటి వాళ్ళకి కావాల్సింది, వాళ్లేదైతే కోరుకుంటున్నారో, ఏది కావాలో అది నువ్వు చేసినప్పుడు, ప్రతి ఒక్కరు నీ కంటెంట్ చూడ్డానికి స్టార్ట్ చేశారు. అంతే కానీ, మనోళ్ళే మనకు ఎప్పటికి సపోర్ట్ చేయరండి.
హ్మ్. ఆహాహా! హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. చెప్పండి. హ్మ్. అవునండి. అదైతే ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్న
కాబట్టి హ్మ్. కాబట్టి మనం ఏదైనా సరే మన వాళ్ళెప్పటికి మనకు సహాయం చేయరు. మనం ఏదైనా ఒక పోస్ట్ కానీ లేదా ఏదైనా పెట్టినా సరే వాళ్ళు ఓకే చూస్తారు. అంతే కానీ, నువేదన్నా ఒకటి ప్రిపేర్ చేస్తున్నావు, హోమ్‌మేడ్ ఏవైనా చేస్తున్నావు, హ్యాండ్‌మేడ్ జేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు నీకు 1000 మంది ఫాలోవర్స్ ఉన్నా ఒక్క ఆర్డర్ గూడా ఇవ్వట్లేదు అంటే, వాళ్ళు వేస్ట్. కావాల్సిన వాళ్ళు ఒచ్చి, నాకు ఇది కావాలి అని కంటెంట్ బయటకి వెళ్ళి అడుగుతారు చూశారా?
హ్మ్. హ్మ్. హ్మ్.
అది మనకి కావాల్సిందని నా ఒపీనియన్ అండి.
ఓకే అండి. ఆహ్, మీరు చాలా చక్కగా చెప్పారు. మీరు ఆన్‌లైన్‌లో ఎలా పంచుకుంటారు? ఏ విధమైన సమాచారాన్ని మీరు ఆన్‌లైన్‌లో పంచుకుంటారు అని చెప్పేసి, మీరు చాలా ఆహ్, సులువుగా అలాగే ఆహ్, ఇష్టంగా కూడా మాట్లాడారు. అలాగే ఆహ్, ఎలా పంచుకుంటే ఎవరెలా రియాక్ట్ అయితారు? అని చెప్పి కూడా మీరు మాట్లాడారు. మీతో మాట్లాడ్డం చాలా ఆనందంగా ఉందండి. ఆహ్, మళ్ళీ మీతో మాట్లాడడానికి ఎదురు చూస్తూ ఉంటాను. ధన్యవాదాలు.
నాకు కూడా మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. ఆన్‌లైన్‌లో పంచుకునేది పంచుకోవడం అనేది, నాకెలా అనిపిస్తుంది అన్న విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములండి.